అంటే బ్రెయిన్‌లో అలారం ఉందిన్ ఉందండి చెప్పాలంటే, కానీ కొన్ని కొన్ని సార్లూ మనం అలసిపోయి, బయటా శీతాకాలంలో ముఖ్యంగా చలెక్కువయిపోవడం వల్ల, మనకి లేవడానికి రా అంటే, వీలు కాదనమాట. లేవబుద్ధి గాదనమాట.
హ్మ్. అవును. హ్మ్. అవునవును. లేవలేము. హ్మ్.
నిజంగా. కానీ అలారం పెడితే కొంచం మనకదొకా, ఎలాగంటే, అదొకా వే ఆహ్, వెన్ను తట్టి లేపినట్టు అనిపిస్తుందనమాట నాకు చెప్పాలంటే.
ఓకే. ఓకే. అదేలెండి. ఓకే. అయితే మీరు పెడతారు. అలారం పెట్టుకుంటారు.
హ్మ్. ఆ శబ్దం వల్ల. ఆ! ఆ! అంటే, ఒక చెండాలమైన శబ్దం బెట్టుకుంటానండి అల్ అలారంకి. అంటే
బాబోయ్! అంటే, <giggles> కాదు, పొద్దున్నే మనం పీస్‌ఫుల్‌గా లేవాలి గదా! మీరట్లాంటి సౌండ్స్ పెట్టుకుంటే, మరి మీరీ ఆహ్, హడావుడిగా లేచినట్టనిపిచ్చదు?
హ్మ్. హ్మ్. లేదండి. మనం ప్రశాంతమైన శబ్దం పెట్టుకుంటే ప్రశాంతతలోనే పనికుండిపోతామనమాట ఖచ్చితంగా.
<giggles> ఓకే.
కానీ ఒక చెండాలమైన శబ్దం పెట్టుకున్నామంటే అండి, ఛీ! ఛీ! ఏంట్రా బాబు ఈ అలారం అన్నట్టు మనం పెట్టేస్తాం అలారం అవి. గబుక్కన లేస్తాం ఇంక నాకెలాగంటే, ఇందాక మనవనుకున్నట్టు, బ్రెయిన్‌లోనే బై డిఫాల్ట్ 5:00 అలారం ఫిక్సయిపోయిందండి. నా బాడీ అట్లా ఫిక్సయిపోయింది. అంటే, దాదాపు నేను ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాల నించి ఇది పాటిస్తున్నా గాబట్టి, నాదో నాకు అదొక మజిల్ మెమరీలాగయిపోయిందండి. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే అండీ, మీకు కార్ కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు, మనకీ పక్కన డ్రైవర్ జెప్తూ ఉంటరు, బ్రేకెయ్యి, గేర్ మార్చు, స్టీరింగిటు తిప్పు అని హ్మ్. చెప్తూంటరు, కానీ మనకి లైసెన్సొచ్చి మనకలవాటయిపోయిన తరవాత, నిజంగ ఏమన్నా ముందొక కారో, ఏదొక వెహికలొస్తే, మనకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆట్ హ్మ్. ఆ! అంతే అండి. ఆటోమేటిక్‌గా గేర్ మార్చేసి, మన కాలనేది బ్రేక్ మీదకెళ్ళిపోతాదనమాట. దాన్నే మజిల్ మెమరీ అంటారండి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకలవాటవుతూ ఉండే కొద్దీ, మన బాడీయే అలవాటు చేసేసుకుంటదదంతా.
గబుక్కన లేసేస్తావంటారు. హ్మ్. ఫిక్సయిపోయింది. ఓకే. ఓకే. ఆహ్ హ్మ్. ఓహ్! ఓకే. అవును. హ్మ్. యాక్సలరేటరు, స్టీరింగ‌ని ఇట్లా చెప్తారు. అవును. హ్మ్. ఓకే. ఆటోమేటెడ్‌గా మీకొచ్చేస్తదంటారు. ఓకే. హ్మ్.

అంటే, దాని వల్ల ఏంటి అనంటే అండి మనకి, మన ఊపిరితిత్తులు అనేది కొంచెం ఎక్స్‌పాండ్ అవుతది. ఊపిరనేది మంచిగెళ్ళడం వల్ల మనకి అంటే, ఆ డే మొత్తం శక్తివంతంగా, యాక్టివ్‌గా, అయిపోతామండి మనము. ఖచ్చితంగా. హ్మ్.
ఓకే. అదెలేండి. అదేలెండి. ఊప్ అది లంగ్ ఎక్స్‌పాన్షన్‌ లాగా అంటారు. ఊపిరితిత్తులు. హ్మ్.
హ్మ్. నిజంగండి. నిజంగండి. తర్వాత అయిపోయిన తర్వాత ఆహ్, నేను జిమ్‌కె‌ళ్తానండి, మా ఇంటి పక్కనే ఒక 800 మీటర్ దూరంలో ఉంటదనమాట.
ఓకేకే. నడుచుకుంటూనే వెళ్తారయితే దగ్గరలోనని.
న నడుచు నడుచుకుంటూనే వెళ్తే ఎందుకు నడుచుకుంటూ ఎళ్తానంటే, అండి చాలా మంది ఎక్సర్‌సైజ్ అవుతుంది నడిస్తే అని అంటూ ఉంటారన్నమాట. కానీ అది కాదన్నమాట రీజన్. ఏంటి అనంటే, ఆ సమయంలో సూర్యోదయం అయ్యేటప్పుడు కొత్తగా వచ్చే సూర్యకిరణాలు చాలా మంచిదండి.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. సూర్యకిరణాలు. ఓకే. ఓకే. అవును. హ్మ్.
చాలా మంచిదండి మన బాడీకి. అంటే విటమిన్ డి లెవెల్స్ చాలా హెవీగుంటయన్నమాట. ఎన్ ఎనిమిది గంటల కంటే ముందొచ్చే సూర్యకిరణాలు చ మన శరీరానికి చాలా మంచిదండి.
నిజంగా. అవును. హ్మ్. అవునవును. మెయిన్‌గా అందుకోసం, మీరు నడుచుకొని వెళ్తారు జిమ్ముకి గూడా.
అలాగ హ్మ్. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానండి. అప్పుడప్పుడు నేను బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడండి. బ్రీతిన్ చేసేటప్పుడు నేనొక గోల్డెన్ వైట్ లైట్ తీసుకుంటున్నట్టు నేను ఇమాజిన్ చేసుకుంటానండి.
హ్మ్. ఓకే. గోల్డెన్ వైట్ లైట్. ఓకే.
ఆ! అంటే నేను ఊపిరి తీసుకుంటుంటే, ఒక గోల్డెన్ లైట్ నాలోకి వెళ్తుంది అన్నట్టు ఇమాజిన్ చేసుకుంటాననమాట. అదొక అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అండి.
వెళ్తుంది. ఓహ్! ఓకే. బా చెప్పారు. బాగుంది <giggles> టెక్నిక్. ఆ! ఓకే.
పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటున్నా అన్నట్టు ఉంటదనమాట. ఊపిరి ఒదిలేటప్పుడు ఒక బ్రౌన్ కలర్, లేకపోతే యాష్ కలర్, గ్రే కలర్ లైట్ వదిలేస్తున్న. అది నాది డిప్రెషన్ కానివ్వండి, యాంక్సైటీ కానివ్వండి, నెగెటివ్ థాట్స్ కానివ్వండి, అవన్నీ వదిలేస్తున్నా అన్నట్టు నేను చేస్తానన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్!